నువ్వు జనరల్‌గా ఏవన్నా సినిమాలు కానీ, లేకపోతే ఏమన్నా సీరియల్స్ కానీ, లేపోతే సీరిసెస్ కానీ ఇలాంటివేమన్నా చూస్తూ ఉంటావు కదా! అలా చూసినప్పుడు అది దాని ప్రభావం నీ మీద ఏమన్నా ఉంటుందా? అది మంచి కానీ చెడే కా చెడు కానీ లేపోతే ఏదైనా మోటివేషన్‌కి సంబంధించింది కానీ ఇలాంటి ప్రభావం నీ మీద పడుతుందంటావా? లేకపోతే ఆహ్, అంత లేదు సినిమా వరకే చూస్తా అనంటావా?
అవును. ఆ! లేదు లేదు. కొన్ని మూవీస్ అంటే కొన్ని సినిమాలు మనం ఆహ్, సినిమా వరకే ఆగుతాము. కానీ కొన్ని మూవీస్ మనలో కొన్ని చేంజెస్ తెస్తూ ఉంటాయి మనకి. అవి ఎలాంటి చేంజెసంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మాములుగా మూవీస్ అంటే ఇష్ ఇంట్రెస్ట్. సో షార్ట్ ఆహ్, షార్ట్ ఫిలి‌మ్సేమైనా తీద్దాము. ఆ మైండ్‌సెట్‌లో ఉంటూ ఉంటాను. అయితే నే నే
ఎలాంటి చేంజెస్? ఓహో! సూపర్. ఓహో! అంటే నీకీ సినిమాలంటే తీయడం ఇష్టమా? లేకపోతే చూడ్దం ఇష్టమా?
2 నాకు మూవీస్ చూడ్డము చాలా ఎక్కువ ఇష్టమండి. చిన్నప్పుడి నుండి మూవీస్ చూస్తూనే ఉండేవాడిని. ఇప్పుడికిన్
ఎలాంటి జోనర్స్ చూస్తావు?
ఎక్కువగా యాక్షన్ మూవీస్ చూస్తాను. యాక్షన్ మూవీస్
ఎందుకు యాక్షన్? వై నాట్ అదర్స్?
ఆహ్, వై నాట్ అదర్సని కాదు. యాక్షన్ మూవీస్ బా ఇష్టపడతాను. మిగిలిన మూవీస్ కూడా చూస్తాను. కాపోతే దీనంత ఇష్క్ ఎక్కువ ఇంట్రెస్టుండదు. నాకు యాక్షన్ అంటే ఫైట్లు గానీ, లేదంటే ఆ స్టోరీలు గానీ, బా ఇష్టం నాకు. ఒక హీరో ఎలివేషన్స్ గానీ.
ఓకే. ఓహో! సరే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వన్నావు చూడు. ఏమనీ అంటే నేను నాకు సినిమాలు తీయడం కూడా ఇష్టం. షార్ట్ ఫిలి‌మ్స్ అలా అని. సో నువ్వు తీయాలనుకుంటే నీకు య యాక్షన్ మూవీ చూడ్డం అంటే ఇష్టం. సో యాక్షన్ మూవీ‌నే తీస్తావా? లేకపోతే వేరే ఏమైనా జోనర్ ఆహ్, బేస్ చేసుకుంటావా?
అవునవును. లేదు లేదు. నేను గానీ తీస్తే యాక్షన్ మూవీయే తీస్తాను. ఖచ్చితంగా.
ఓర్‌ని! ఈ యాక్షన్ మీద ఫ్యాంటసీ ఏంటి నీకు? <giggles>
<laughs> అంటే నాకు ఒక హీరో ఇప్పుడు ఓ లవ్ స్టోరీ గానీ, లేదంటే ఒక ఏదైనా ఒక మూవీ ఉంటే అది మనకి బయట నించి కనిపించేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీ అనుకున్నాం అనుకోండి, మన కాలేజీ లైఫ్‌లో లేదా మన ఆహ్, ఉద్యోగంలో చేసుకున్న కొలీగ్స్‌నో మనకి అలాంటివి కనిపిస్తాయి. బట్ ఒక యాక్షన్ హీరో వచ్చేస్ టైంకొచ్చేసరికి ఒక ఎలివేషన్ గానీ నా దృష్టిలో ఏంటంటే ఒక హీరో అనేవాడు మన మధ్యలో ఉండకూడదు. మనకు అపోజిషన్‌లో మనమది చెయ్యలేము అన్నది చేసినోడే హీరో. మనమే చేసేస్తాం అన్నప్పుడది ఇంకోళ్ళో మనం చూసుకోలేము. సో నాకా
అవును. కరెక్టే. అవును. ఓహో! ఓకే. ఎన్ సరే, చెప్పు అయితే, నువ్వు ఫస్ట్ చూసిన యాక్షన్ మూవీ ఏంటి? ఏ వయసులో చూసావు? అండ్ ఆ సినిమా పేరేంటి? అది నీ మీద చూపిన ప్రభావం ఏంటి?
నాకు చిన్నప్పుడే ఉచ్ చాలా మూవీస్ చూసేవాడిని. బట్, నాకు బాగా ఇంపాక్ట్ ఒచ్చింది నాకు మైండ్‌లో కంటే, చిన్నప్పుడని కాదు గాని, 'కేజీఎఫ్' మూవీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ మూవీ బా
హ్మ్. యాహ్! యాహ్! అంటే వన్నా? టూ ఆ?
2 ఓ ఓవరాల్ స్టోరీ. ఫస్ట్ పార్ట్, ఫస్ట్ ఫస్ట్ చూసింది ఫస్ట్ పార్ట్ గాబట్టి ఫస్ట్ పార్ట్ కోసం మాటాడతాను. యాక్చువల్లీ ఆ మూవీ చూసినప్పుడు బాగా నాకు ఒక థ్రిలొచ్చింది నాకు. ఏవ్
ఆ! హ్మ్. ఓకే. అంటే ఎలాంటి థ్రిలది? అంటే, ఏమనుకున్నారు చూడంగానే? అంటే హీరోకి అమ్మలేదు, అలా ఏమన్నా అనుకున్నారా లేకపోతే ఏమేమనుకున్నారు?
ఆ! అంటే నాక్ నా ఉద్దేశంలో ఎలాగంటే, ఇప్పుడు నేను కొంచెం చిన్న ఒక ఎ మీడియం ఏజ్, టీనేజ్ టైమ్‌లోని ఆ టైంలో చూసినప్పుడైతే 'రోబో' మూవీ మీకు గుర్తుందా 2010లో ఒచ్చింది అది మూవీ. ఆ! ఆ మూవీ నేను థ్రిలయ్యాను థియేటర్‌లో చూసినప్పుడు అయ్యబాబోయ్! ఏంటి మూవీ ఇలాగ ఉంది! ఏటి ఇంత బా తీసేసారన్న ఆ మెంటాలిటీ‌లోకెళ్ళాను. బట్ 'కేజీఎఫ్' దగ్గరికొచ్చినప్పటికెంటంటే, నాలో ఒక తెలియని ఒక ఎగ్జైట్‌మెంటు, ఏం డైరెక్షను, ఏం స్క్రీన్‌ ప్లే‌, ఏం స్టోరీ! ఏంటి ఇది సినిమా ఇంత బావుంది. అంటే ఒక హీరో ఇలా ఉంటాడా, ఒక నాయకత్వ లక్షణాలు ఇలగా ఉంటాయా, ఒక అమ్ చనిపోయిన అమ్మకు ఇచ్చిన మాట కోసం ఇంత గట్టిగా నిలబడతారా, చివరికి అతను ఏ స్థాయికెళ్ళాడు, ఆ సినిమా నిజంగా ఒక అద్భుతం. ఆ సినిమా ఆ ఫైట్‌లు‌గాని, యాక్షన్‌గాని, ఎలివేషన్‌గాని అప్పటిదాకా నేను అలాంటి సినిమా చూడలేదు.
యాహ్! యాహ్! తెలుసు. ఓకే. ఆహా! ఆహా! ఓకే. హుహు. హుహు. ఓకే. ఓకే. సో ఆ సినిమా చూసారు. మీకు బాగా నచ్చింది. నువ్వు దాన్ని నీ ఫ్రెండ్స్‌కి కానీ లేపోతే మీ ఇ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ చెప్పావు ఈ సినిమా చాలా బావుంది ఖచ్చితంగా చూడండని లేకపోతే వాళ్ళని అదే పనిగా బలవంతంగా కూర్చోబెట్టి చూపించావా? ఇలాంటివి ఏమైనా జరిగాయా అసలు నీ లైఫ్‌లో?
ఆ! అంటే యాక్చువల్లీ నాకు ఇలాంటి మూవీస్ నాకు గాని మూవీ గాని ఎక్కువ నచ్చేస్తే నేను ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తాను మూవీ. ఆహ్, నాకు గాని గట్టిగా నచ్చితే మాత్రం డెఫినిట్‌గా మా ఫ్యామిలీ వోళ్ళని తీసుకెళ్ళిపోతాను. మా ఫ్రెండ్స్‌తో ఎళ్ళిపోతాను. నాకు గాని బోర్ కొడితే నాకు ఎప్పుడైనా ఎవెనింగ్ గాని లేదా ఆఫ్టర్‌నూన్ గాని లేదా ఆఫీసులో లే <smacks lips> కొంచెం టైమ్ దొరికినా మూవీకెళ్ళిపోవడానికే చూస్తాను. సో 'కేజీఎఫ్' మూవీనయితే నేను ఫ్యా ఫైటిస్ 5 ఆర్ 6 టైమ్స్ థియేటర్‌లోనే చూసాను.
ఓకే. ఓహో! ఓకే. అంటే హీరోకి ఫ్యానా? లేకపోతే సినిమాకి ఫ్ ఫ్యానా? సినిమా
ఎవెంజర్సు ఎవెంజర్స్. సినిమా! సినిమా! సినిమా! ఫ్యాన్ యాక్చువలి నేను ఆ డైరెక్టర్‌కి బాగా ఫ్యాన్ అయిపోయాను. తర్వాత సలార్ కూడా నాకు బాగా నచ్చింది మూవీ.
హుహు. ఓకే. 'సలార్‌కీ', 'కేజీఎఫ్‌కీ' ఏదైనా ఒక చిన్న డిఫరెన్స్ ఏవన్నా అనుకున్నారా? అంటే ఈ సినిమాలో ఇంకొంచెం ఏదైనా ఆడ్ చేస్తే బాగుండేది. లేకపోతే ఒక సీన్ లేకపోయింటే బాగుండేది. ఇలా ఏమన్నా అనుకున్నారా చూసినప్పుడు?
టాన్ 'కేజీఎఫ్' చూసినప్పుడే నేను అంటే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు నాకు. మూవీ బావుంటది డెఫినిట్‌గా ఆహ్, బాగా తీస్తా ఎందుకంటే నాకు ఆ డైరెక్టర్ ఫస్ట్ మూవీయే తెలుసు. ఉగ్రం అని కనడం మూవీ. నేనా మూవీ కూడా చూసాను. యొ సీడీ కూడా నాకు దొరకకపోతే చాలా ట్రై చేసి మరి ఆ సీడీ తెచ్చుకున్నాను. ఆహ్, ఆ మూవీ. సో నాకు 'కేజీఎఫ్' తెలుసు. రిలీజ్ అవ్వబోతుందని తెలుసు. లో బడ్జెట్‌లో ఒస్తుందనుకున్నాను బట్ ఆ సినిమా చాలా బాగా లాగాడు. బట్ సలార్ సె ఒచ్చేసరికేంటంటే 'ప్రభాస్' సినిమా <smacks lips> భారీ బడ్జెట్టు 'ప్రశాంత్ నీల్' డైరెక్షన్ సో ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని ఎళ్ళాను 'సలార్‌కి'.
ఓహో! ఓకే. ఓకే. హ్మ్. మరి ఏమైంది చూసాక ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యాయా?
డెఫినిట్‌గా రీచ్ అయ్యి అంటే 100% పర్సెంట్ కాదు గాని నాకు మూవీ అయితే నచ్చింది.
ఓకే.
వాటి మరి సూపర్బ్! ఆహ్, మైండ్ కాటేరమ్మ ఫైట్ మాత్రం మైండ్ బ్లోయింగు మిగిలిన మూవీ అంతా ఓకే. నాకు బానే నచ్చింది.
ఓకే. సరే! నువ్వు ఇందాక అన్నావు చూడు. అంటే నాకు కేజీఎఫ్ బాగా నచ్చింది. వాళ్ళ అమ్మ మాట అది ఇది అని. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే ఒక సినిమా ఉదాహరణకి గబ్బర్ సింగే అనుకున్నాం అనుకో. సో ఆ గబ్బర్ సింగ్‌లో ఆ మూవీ చూసొచ్చాక అందరు అ అలాంటి టవల్ కట్టుకోవడం ఇలాంటివి వైబ్‌లో ఎక్కువ ఉంటారంటే ఆ సినిమా అనేది వాళ్ళ మీద అలాంటి ప్రభావం చూపిస్తుంది కదా! సో అలా కేజీఎఫ్ కానీ లేకపోతే వేరే ఏ సినిమా అయినా కానీ ఆ సినిమా చూశాక వాళ్ళ కాస్ట్యూమ్స్ నువ్వు ఏసుకోవడం లేకపోతే వాళ్ళ డైలాగులు నువ్వు నీకు ఈ కొలీగ్స్‌తోనో ఫ్యామిలీస్‌తోనో ఆ <giggles> ప్రభావం ఏమన్నా చూపిచిందా నీమీద?
హ్మ్. హ్మ్. అవునవును. <giggles> యాక్చువలి ఇలాంటి ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే యాక్చువలి ఇప్పుడు కాదు నా చిన్నప్పుడు, చిన్నప్పుడు మూవీసు చూసేటప్పుడు ఏం జేసేవాడినంటే అప్పుడు ఒక గెన్నుండేది. అది బుల్లెట్స్ యెల్లో క యెల్లో కలర్ బుల్లెట్స్ ఒస్తాయి దాంట్లోని. ఆ గ్య ఆ గ్యన్ కొనమని చాలా పేచి పెట్టి ఆ గ్యన్ కొనుక్కొని నేను సినిమా హీరోల ఫీల్ అయిపోయి ఆ గన్నెట్టుకొని తిరిగేవాడిని. నాకు అది బాగా గుర్తు మూవీస్‌లోన చూసి ఆ స ఆ గ్యన్నా చాలా బావుండేది గూడా.
ఓకే. ఓకే. ఏం గన్ను? ఓహో! ఓకే. ఓహో! ఓకే. అంటే ఆ గన్నుతో అందరిని భయపెట్టేవారా బాగా?
ఆ! ఆ! ఆ! <chuckles> దాక్కొనెళ్లి ఆ బు బుల్లెట్ ఎంత గట్టిగా తగులుతదంటే ఎవరికైనా మనుషులకి తగిలితే అయినా సరే వినేవాడిని కాదు. దాన్ని టపా టపా కొట్టేవోడిని. అది బావుండేది.
హుహు. అరే! అంటే ఏ సినిమా చూసాక మీకు ఆ గన్ను కొనాలి అననిపిచింది?
ఐ థింక్ ఆ మూ చాలా మూవీస్ అండి. ఇప్పుడు యాక్షన్ మూవీస్ కదా! మిషన్ ఇంపాసిబులు ఐడియా ఉండుంటది మీకు 'టామ్ క్రూయిజ్‌ది'.
యాహ్! యాహ్!
ఆహా! ఆ సినిమా చూసి ఎక్కువ చేసేవాడిని అది జేమ్స్ బాండ్ నా జేమ్స్ బాండ్ సినిమాలు బాగా ఇష్టపడేవాడిని. సో, ఎక్కువ జేమ్స్ బాండ్ సినిమాలు చూసినప్పుడు మనకి ఆటోమేటిక్ గెన్నుంటది అందులోని. సో, ఆ గెన్న బాగా ఇష్టపడేవాడిని.
ఓకే. సరే, నువ్వు సినిమాలంటే చాలా బాగా ఇష్టం అన్నావు కదా! ఈ మధ్య ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఒచ్చాయి దాంట్లో సిరీసెసొస్తున్నాయి, డాక్యుమెంటరీస్ ఒస్తున్నాయి ఇంకా చాలా ఒస్తున్నాయి కదా! సో, అవి ఏమన్నా చూస్తావా? లేదు అవి ఏవోచ్చినా సరే నేను సినిమాలే చూస్తా, ఆహ్, అట్లా ఏమన్నా ఉందా?
అవును. అవును. హ్మ్. ఆ! లేదు. లేదు. లేదు. నాకు అది, ఇది బేదం ఉండదు. ఓటీటీ మూవీస్ కూడా మనకు ఆటో మన్ మం చాలా బాగుంటాయి. మీకంతెందుకు ఆహ్, 2 ఇయర్స్ బ్యాకొచ్చిన 'డార్క్' అని నెట్‌ప్లీక్స్‌లో ఒచ్చింది వెబ్ సీరీస్. అదేంత బావుంటుందంటే మనకది
ఓహో! ఓకే. ఏ లాంగ్వేజ్‌లో ఉందది?
అది యాక్చువలీ ఇంగ్లీష్‌లో ఉంటది డబ్బింగు. ఒరిజినల్ మాత్రం అది ఇంకో వన్స్‌ ఏదో అనుకుంటాను సినిమా. బట్ మనకి ఇంగ్లీష్
ఓకే. ఓకే. ఏంటది సీరిసా? మూవీ‌నా?
సీరీస్, వెబ్ సీరీస్. 3 సీజన్స్ ఉంటాయి ఐ థింక్ ఒక్కొక్కటి 1 అవర్ చొప్పునేసుకున్న నైను. ఒక సీజను 9 అవర్స్ అలాగే 18
ఓకే. ఏంటి కాన్సెప్ట్ అది. ఆ సీరీస్‌ది?
టైమ్ ట్రావెల్. టైమ్ ట్రావెల్, టైమ్ ట్రావెల్ చేస్తారు మాట హీరో
అంటే?
ఆహ్, స్టోరీ ప్రకారం జెప్పుకోవాలనుకుంటే డార్క్ ఎలా ఉంటుందంటే ఒక 4 ఫ్యామిలీసు ఒక ఏరియాలో ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ సైకిల్ ఏంటి? వాళ్ళ పూర్వీకులు పూర్వీకులు ఎలా ఉంటారు? అలా 3 జనరేషన్స్ స్టోరీ అది. అది మీకు చెప్తే అర్థం గాదు. ఆ సినిమా ఎలా ఉంటదంటే మీరు చూ ఆ! చూసిన 2, 3 సీజన్‌లు మీకేం అర్థం గాదు. ఏంట్రా అసలు ఇది ఏడి చేస్తున్నాడు ఈ సినిమానిపిస్తది. బట్ కొంచెం గానీ మీరు కనెక్ట్ అవ్వగలిగితే ఫోర్త్ ఎపిసోడ్ నుండి ఆ సినిమా మీకు లైఫ్ లాంగ్ ఎక్స్‌పీరియన్స్. మైండ్ మొత్తం మైండ్ బెండింగంటారు ఆ సినిమాని. అదోకటి. నెక్స్టు ఆహ్, 'మనీ హైస్ట్' ఒకటి. నేను కరోనా టైమ్‌లో చొ
ఓకే. ఓహో! ఓకే. చూస్తేనే అర్థమయితదా? హుహు. హ్మ్. ఓహ్! ఓకే. 'మనీ హిస్ట్‌లో' ఏం నచ్చింది?
'మనీ హైస్ట్' మూవీ అందులో హీరో క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. ఆహ్, ప్రొఫె ప్రొఫెసర్ ఆహ్, సీరీస్ సీరీసది. ప్రొఫెసర్ ఉంటారందులో అంత హీరో హీరో క్యారెక్టర్ పేరు ప్రొఫెసర్. యాక్చువలి వాళ్ళందరూ దొంగలు. కాకపోతే అందులో ఎలా ప్లాన్ జేస్తారు? ఆ ఏరియా మొత్తాన్ని ఎలా దోచేస్తారు? గోల్డ్‌నేలా చేస్తారు? దొంగతనం చేస్తారు? ఇదంతా స్టోరీ. దాన్ని చాలా ఎక్సలెంట్‌గా ఉంటదండి మీకు వెబ్ సీరీసంతా. నెక్స్ట్ ఇంకోటి ఇలా చెప్తుంటే స్విడ్ గేమ్స్ ఒకటి కొరియన్ మూవీ. కొరియన్‌ది. అది చాలా బావుంటది.
అది మూవీనా? సిరీసా? ఓకే. ఓకే. ఓహో! ఓకే. ఓహో! ఓకే. సరే మరి సీరియల్ చూసే హాబిట్ ఏమైనా ఉందా నీకు? అంటే ఆహ్, టీవీలో సీరియల్సొస్తాయి చూడు అలాంటివి.
యాక్చువల్లీ నేను సీరియల్స్ చాలా తక్కువ. అప్పట్లో అంటే
అంటే నీ చైల్డ్‌హుడ్‌లో కూడా ఏమి చూడలేదా?
ఆ! ఇది అమృతం. చైల్డ్‌హుడయితే అమృతం చూసేవాడిని.
ఆహా! ఎందుకు అమృతం? ఇంకే సీరియల్స్ లేవా, <chuckles> అదే బా నచ్చేసిందా?
<chuckles> అంటే అప్పుడు అన్ని మీకు బాగ గమనిస్తే అప్పుడన్ని అన్ని ఏడుపుకు ఒక బ్యాడ్ రూమర్ ఏంటంటే సీరియల్స్ మీద లేడీస్‌కి నచ్చుతది గాని, ఈ సీరియల్స్ అంటే ఏడుపులే ఉంటాయి, ఎంటర్‌టైన్‌మేం‌ట్ ఉండదు ఏడుస్తారు అదేను ఒక బ్యాడ్ రూమర్ ఉంటది. సో, ఆహ్, ఆ మెంటాలిటీ మీద బట్ అమృతం ఒక కామెడీస్ సీరిసు ఫస్ట్ కామెడీ సీరియల్ రాడం అది. సో, నాకు బా న ఎందుకో నవ్వి ఒడిని ఇప్పుడు నవ్వు రాట్లేదు లెండి అది చూసినా అప్పుడైతే బా నవ్వుకునేవాడిని.
ఆహా! అవును. కరెక్టే. ఓకే. <laughs> ఓకే. ఏముంది మల్ల యూట్యూబు ఆన్ జేసి అందులో జూడండి నవ్వు ఒచ్చేస్తది అలా ట్రై జేయలేదా? స రీసెంట్‌గా చూసిన మూవీస్‌లో ఏది మీకు బాగా నచ్చింది?
డెఫినిట్‌గా ఒచ్చేస్తది. లేదు. లేదు. అప్పు అప్పుడల్లో బావుండేది. అంటే ఈ మధ్య కాలంలోనా?
యాహ్! ఈ మధ్య కాలంలో రిలీజయిన సినిమాలు కావచ్చు, సీరీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు ఏవైనా గాని మీకు ఏది బా నచ్చింది?
ఈ మధ్య కాలంలో నంటే కల్కి ఒకటి బా నచ్చింది మూవీ. ఎందుకంటే సైంటిఫిక్‌ని, యాక్షన్‌ని ఒక స్పెషల్ జోనర్ ఒక మైథాలజీ‌ని అన్ని కలిపి మిక్స్ చేసి చేశారు ఆ సినిమా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది మూవీ కల్కి.
యాహ్! అసలు నువ్వు సినిమాలు ఎలా చూసావు? అంటే టైలర్ చూసాక డిసైడ్ అయితవా? లేకపోతే అందరూ రివ్యూ చెప్తారు కదా! ఇది బావుంది, అది బావుందని వాళ్ళ మాటలు బట్టి చూస్తా వెళ్తావా?
ఆ! నేను అస్సలు రివ్యూల్ లేదు లేదు. రివ్యూస్‌ని అస్సలు పట్టించుకోను నేను. నేను జూసేదేంటంటే ఫస్ట్ డైరెక్టర్ హీరో కాంబినేషను. స కరెక్ట్ డైరెక్టరా?
ఓకే. అంటే ట్రైలర్ కూడా చూడవా నువ్వు?
అన్ ఆ 2 ఫస్ట్, ఫస్ట్ పాయింట్ నాకు డైరెక్టర్, హీరో. సెకండ్ పాయింట్ ట్రైలర్ నేను వైట్ చేస్తాను ట్రైలర్ ఎప్పుడు ఒస్తాదా అని. ట్రైలర్ రాగానే చూసేస్తాను. ట్రైలరు చూసిన తరువాత నచ్చినా నచ్చకపోయినా నేను మాక్సిమం యెళ్ళిపోతాను మూవీస్‌కి. చాలా రేర్‌గా నేను తక్ కట్ చేస్తూ ఉంటాను మూవీస్‌ని మరి ఆహ్, డైరెక్టర్ బాలేడు అసలు నాకు చూడబుద్ధి ఏయ్యట్లేదు అన్న మూవీసేవో ఆపుతానేమో గాని మాక్సిమం మూవీస్ చూసేస్తాను నేను.
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హుహు. సరే నే ఇందాక చెప్పావు చూడు. అంటే నాకు స్ షార్ట్ ఫిల్మ్స్ తీయడం అంటే ఇష్టమన్నట్టు. ఇంతవరకు ఏమైనా తీసావా? లేకపోతే నీ మనసులో ఏమన్నా ఒక కోరిక ఉందా? ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, దాన్ని ఇలా తీయాలనుకున్నాను, దాని కోసం వెతుకుతున్నా అన్నట్టు.
హ్మ్. లేదు లేదు. యాక్చువల్లీ నేను షార్ట్ ఫిల్మ్స్ దగ్గర 3 తీసాను షార్ట్ ఫిల్మ్సు. అందులో నా బా ఫస్ట్ చిన్నప్పుడు తీసింది టార్గెట్ అని ఒక షార్ట్ ఫిల్ము. తర్వాత లవ్ స్టోరీ ఒకటి తీశాను. తర్వాత వారియర్ అని బడ్జెట్ పెట్టి తీసింది వారియర్ అని ఒక షార్ట్ ఫిల్మ్. బట్ అది ఎడిటింగ్‌లో ఉంది. ఆ!
హ్మ్. ఆహా! ఓకే. ఆహా! ఓకే. 3 ఏ రెస్పాన్సొచ్చాయి?
మీకు ఫస్ట్ దేంటంటే అప్పుడు కొంచెం చిన్నోళ్ళం గాబట్టి అంత తెలిసి తెలియని ఏజు. కాకపోతే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గాబట్టి అది నాకెప్పటికి నా ఫేవరెటుంటది. తర్వాత లవ్ స్టోరీ‌కి బాగా అప్రిషియేషన్సొచ్చాయి. ఎందుకంటే, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదది. లో బడ్జెట్‌లో తీసాను. బట్ స్టోరీ‌కి కనెక్టయ్యారు. అండ్ నాకెక్కువ పేరొచ్చింది, బీభత్సంగా అందరిలో కెళ్ళిపోయింది, ట్రైలరు యూట్యూబ్‌లో కూడా రిలీజ్ చేశాను. అది బాగా పేరొచ్చింది వారియర్. అదేంటంటే, ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ. జనాలని ఎక్కువ మంది నష ఆ క్లైమాక్స్ తీయడానికి నాకు దగ్గర ఎలా లేదన్నా ఒక 50 మందితో తీశా ఆహ్, క్లైమాక్స్ ఫైటు.
హుహు. ఓకే. హుహు. ఓకే. ఓహో! ఓకే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా! ఆ షార్ట్ ఫిల్మ్స్ తీశా అని. అది మొత్తం నువ్వే రాస్తావా స్టోరీ? లేకపోతే రాయడానికి వేరే వాళ్ళని పెడతావా?
హ్మ్. ఆ! లేదు లేదు. స్టోరీ అంతా నేనే రాసుకుంటాను. అంటే ఆహ్
మరి నువ్వే రాసి నువ్వే డైరెక్ట్ చేస్తావా దాన్ని?
కెమెరా కూడా నేనే మాక్సిమమ్ చేస్తాను. వారియర్‌కి మాత్రం క్యామెరా మ్యాన్‌ని పెట్టాను. ముందు రెండిట్లకి
మరీ ఎలా సెలెక్ట్ చేస్తావు? అంటే హీరో‌ని కానీ హీరోయిన్ కానీ అందులో పెట్టాలి అంటే ఆడిషన్స్‌లాగా ఏమైనా తీసుకుంటావా?
సింగ్ అహా! లేదు. మాక్సిమం నా ఫ్రెండ్స్‌లోనే నేను పిక్ చేసేసుకుంటాను. ఏ క్యారెక్టర్‌కెన్ యాక్చువల్లీ వా ఇప్పుడు చెప్పాను కదా! వారియర్ అని దానికైతే నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్‌ని అనుకోని అక్కడి నుండి క్యారెక్టరులు ఎవరు ఎవరి క్యారెక్టర్ ఏది బావుంటదని అలా డిజైన్ చేసుకున్నానంత. ఇప్పుడు వారియర్ అద్
ఓకే. నువ్వు వాళ్ళకెలా ఎక్స్‌ప్లెయిన్ చేసావు అసలు? "ఇది రా నేను స్టోరీ అనుకుంటున్నాను. మీరు చేస్తారా? లేదా?" అని వాళ్ళ పర్మిషన్ ఇస్తావా? "లేదంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి" అన్నట్టు చెప్తావా వాళ్ళకి?
ఆహా! వ ఆటోమేటిక్‌గా ఆళ్ళకి నా మీద కొంచెం నమ్మకం ఎక్కువ. సో న్ చాలామంది అడుగుతూ యాక్చువలి <chuckles> నన్ను అడుగుతూ ఉంటారు "ఒక్క క్యారెక్టర్ ఏమైనా చూడొచ్చు కదా! మాకు" అనేసి. సో ఆ నమ్మకం మీద నేను చెప్పగానే వెంటనే ఓకేనేస్తారు వాళ్ళు. ఎందుకంటే
ఓహో! సూపర్! హుహు. కానీ నువ్విందాకేమన్నావంటే, నాకీ ఇది థ్రిల్లరో, స‌మ్‌థింగ్ ఏదో, డ్రామనా నువ్వనింది? యాక్షన్. యాహ్! యాక్షన్. సో యాక్షన్ నచ్చుతుందన్నావు. మరి ఏదో లవ్ స్టోరీ అని తీసావు అంటున్నావు. మళ్ళ దానికి ఎందుకలా?
హ్మ్. యాక్షన్. యాక్షన్. యాక్షన్. అహా! యాక్చువల్లీ లవ్ స్టోరీ ఏంటంటే అది ఒక కెమెరా చెకింగ్‌కి తీసిందది. యాక్చువల్లీ నేను వార్ వ నేను టార్గెట్ అనేది కొన్ని కొన్ని స్టోరీలు చిన్న చిన్నవి చేసేవాళ్ళం. కానీ నేను ఫిక్స్‌య్యానమాట. ఒక మంచి సబ్జెక్ట్ నా దగ్గరుందని జెప్పి, అందరు మా ఫ్రెండ్స్ ఒక నలుగురు, ఐదుగురు కూర్చోబెట్టి, స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను వాళ్ళకి స్టోరీ లైను. చేసిన తర్వాత దీనికి మామూలుగా తీస్తే అవ్వదు, నాకు ఎడిటర్ సెపరేట్‌గా ఉండాలి. కెమెరామన్ సెపరేట్‌గా ఉండాలి. అలాగే మనకంటూ ఒక కెమెరా ఉండాలని ఒక కెమెరా కొనుక్కున్నాం మేము. అంటే బడ్జెట్ నేనే ఎక్కువ పెట్టాను. కెమెరా ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ కెమెరా ఎలా వస్తుందో చెక్ చేయాలి మేము. నాకనుకున్నట్టు వస్తాది విజువల్‌గా లేదా అని చెప్పి చెక్ చేయడానికి, ఇప్పుడు ఏదో ఒక స్టోరీ రాయాలని అప్పటికప్పుడు ఒకల ఓకే. ఇప్పటికిప్పుడు యాక్షన్ తీయలేం కాబట్టి, ఒక లవ్ స్టోరీ అప్పటికప్పుడు రాసి, అప్పటికప్పుడు చేయించేసాంమాట. ఆ! <chuckles> అంతే. అంతే. అప్పటికప్పుడు తీసింది లవ్ స్టోరీ అది. బట్ లక్కేంటంటే అది బాగొచ్చింది.
ఓహో! ఓకే. హుహు. ఓకే. హుహు. ఓకే. హుహు. హుహు. అవునవును. ఆహా! క్రియేటివిటీ వాడేసావు? <chuckles> <giggles> ఓకే. యాహ్! సరే, నువ్వు ఇందాకన్నావు చూడు, నీ మీద 'కేజీఎఫ్' బాగా ప్రభావం చూపిందని, నువ్వు ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ప్రభావితం చేయాలి. అంటే, అది మోటివేషనల్‌గా కావచ్చు, లేకపోతే లోలో ఉన్న వాళ్ళని హైకి తీసుకురావడం కావచ్చు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటావా? లేకపోతే, రాండమ్‌గా తీసేస్తావా?
చాలా. ఆ! హ్మ్. నేను ఎక్కువ రో రాండమ్ అని గాదు. అలాగని చెప్పి, మరీ మైండ్‌లో ఈళ్ళు, ఆళ్ళు అని పెట్టుకొని గాని, నాకు ఎలా ఉండాలి అంటే, యాక్షన్ ఉండాలిగా, ఎమోషనెక్కువుండాలి డెప్త్. అంటే ఒక ఇద్దరి రిలేషన్‌ని మనం ఎమోషన్‌గా చూపించగలిగితే, డెఫినిట్‌గా ఆడియన్స్ కనెక్టవుతారు దానికి. ఇప్పుడు 'కేజీఎఫ్‌లో'
ఓకే. అంటే దే అదే నీ స్పెషాలిటీ ఏంటి? అంటే ఏ విధంగా చూపిస్తే, జనాల మీద ఈ ఈ సినిమా బాగా ప్రభావితం అనేది చూపిస్తుంది? అంటే బాగా ఇంపాక్టనేది ఉంటుందన్నట్టు.
నా దృష్టిలో ఇంపాక్ట్ కావాలి అంటే, మనం హీరో క్యారెక్టర్‌కి మనం కనెక్టవ్వాలి. కనెక్టయ్యి అతని పెయిన్ మనం అనుభవించాలి, అతని కోపానికి మనం రియాక్టవ్వాలి. <smacks lips> అలా మనం
ఓకే. హుహు. అవును. హీరోయినేమి చేసింది మరి పాపం?
<laughs> అంటే యాక్షన్ మూవీస్‌లో హీరోయిన్‌లు కొంచెం పక్కన ఉంటారు గదా. యాక్చువల్ నేను 'వారియర్‌లో' అసలు అలా ఏమి కాదు 'వారియర్' మూవీలో అసలు హీరోయినేమి ఉండదు.
అంటే హీరోయిన్ ఉంటే బలం వస్తుందేమో కదా! ఓరినీ! అసల హీరోయిన్‌ని తీసేసావా? <chuckles>
తీసెసాను. ఓన్లీ ఒక అన్నదమ్ముల మధ్య రిలేషనే మూవీ అంతాన. తమ్ముడే!
ఇది 'జులై' సినిమాలో కొంచెం అంటారు చూడండి. ఈ అబ్బాయి మరి వయోలెంట్‌గా ఉన్నాడు, కొంచెం అమ్మాయిల్ని, పువ్వులని చూపించండి, <chuckles> ఆ టైంలో మీకెవరైనా అలా చూపించుంటే ఆ సినిమాలో పెట్టే వాళ్ళేమో అమ్మాయిల్ని. <chuckles>
ఓకే. ఎ ఆహా! పర్లే. లేదులే ముందు లవ్ స్టోరీలో అమ్మాయి ఉంది. <laughs> నో ప్రాబ్లమ్. టార్గెట్‌లో కూడా అమ్మాయి ఉంటది. హీరోయినే ఉంటది. ఓన్లీ 'వారియర్‌లోనే' ఉండదు.
యాహ్! ఓకే. ఎ చాలా బాగుందసలు. నువ్వు నీ, తి సినిమాలు తీయడం కావచ్చు. లేకపోతే, నీకు నచ్చిన ఫిల్మ్స్ కావచ్చు. చాలా బాగా షేర్ చేసావు. చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడడం. చాలా ధన్యవాదాలు.
<giggles> డ్రె యా యాక్చువల్లీ మీరు ఆ! మీరు బాగా అడిగారు కూడా నన్ను అన్ని క్వశ్చన్స్‌ ఎలాగా, ఏంటి అని, నువ్వన్నీ చా అడగడం కూడా <chuckles> నాకు బా నచ్చింది. అందుకే, అక్ ఒ ఒ ఒరిజినాలిటీ బయటికొచ్చింది అసలు. <chuckles> ఏం మాట్లాడాను ఏటినే యాక్చువల్ నా షార్ట్ ఫిల్మ్స్ కూడా అన్ని గుర్తొస్తున్నాయి.
థాంక్యూ సో మచ్. యాహ్! థాంక్యూ. యాహ్! థాంక్యూ.
థాంక్యూ. థాంక్యూ స్